అబ్బే! లేదండి అసలు చెప్పాలంటే ఏదైనా పని చేపించుకోవాలంటే కూలోలు దొరకట్లేదసల. వాళ్ళ డిమాండ్ ఎక్కువైపోయింది.
అస వాళ్ళకు వాళ్ళకున్న డిమాండ్ ఇంకెవరికి లేదు. ఇంకోటి ఏంటంటే ఆడికి ప్రెషర్ ఉండదండి. ఒకవేళ నువ్వేదైన్ ఏదైనా అంటే మళ్ళా అటు రావడం లేకపోతే అప్పుడు వదిలేసి ఎళ్ళిపోతాడు. అలాగే ఒకప్పుడు
అవును. అదే. అదే. అంటే అప్పడుకప్పుడు వాడిని హర్ట్ చేసామనుకోండి. ఆ "నువ్వే చేసుకో నీకంత చేతనైతే నువ్వే చేసుకో." అని చెప్పేసి యెళ్ళిపోతాడు. ఏముంది ఇక్కడ నోటీస్ పీరియడ్ ఉండదు. 6 నెలలు వెయిట్ చేయలి, <chuckles> 1 మంత్ చేయాలి. లేకపోతే 15 డేస్ చేయాలి నోటీస్ పీరియడ్ ఉండదు. పోనీ మనమేమన్నా సర్టిఫికేటులు తీసుకుంటావా తీసుకోం గదా! పే స్లిపులు ఇవ్వం, బ్యాంకు స్టేట్‌మెంటులుండవు. ఏయి ఉండవు. ఆడికి నచ్చితే జేస్తాడు, లేకపోతే యెళ్ళిపోతాడు. ఇంకోటి తెలుసా అండి హ్మ్. ఇంకోటి తెలుసా అండి? మార్నింగ్ 9కి చెప్పాడనుకోండి 9కి వచ్చి, ఇక్కడికొచ్చి టిఫిను జేసి, 9:30కో 10కో స్టార్ట్ చేస్తాడు. మధ్యాహ్నం కరెక్ట్‌గా లంచ్‌కి పడిపోద్ది. తర్వాత కొంచెం సేపు రెస్టు తీసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో స్లోగా ఒక 1 ఆర్ 2 అవర్స్ చేసి, ఇంకయిపోంది ప్యాకప్ అంటాడు.
అవునండి. అవునండి. అలగనె. <laughs> ఓకే. <laughs> అవునండి. అవు వాలదె బావుందండి. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. అవునండి. అవును. ఇది నిజమండి. కానీ ఒకప్పుడు వీళ్ళు యొ పనికొస్తే వాళ్ళని చిత్రహింసలు పెట్టి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలి ఎలాగని ఉగ తెగన ఇప్పుడు అలా చేయించి, బరు బతిమాలి చేయించుకుంటారు. డబ్బులిచ్చి మన డబ్బులిచ్చి
అసలా. డబ్బులిచ్చుకొని <chuckles> నిజంగా ఏదో మాట ఉంటదిలెండి అది మాట్లాడకూడదు కానీ, మీకర్థమయ్యే ఉంటది.
<chuckles> <laughs> ఆయనే అవునండి. అయితే అలాగా నాకు నె చాలా ఆశ్చర్యం యేస్తదండి. ఇది అంటే హ్మ్. ఇప్పుడు మార్గాలు మారిపెయినాయండి. ఇప్పుడు ఒకప్పుడు అది నిజం చెప్తున్నానండి ఇప్పుడు కూలి పనికి అప్పుడు అనుకున్నా రిస్కురా బాబు అనుకున్నారు. గానీ అదే సురక్షితం‌గా ఉందిప్పుడు. <chuckles>
అయితే హ్మ్. అవును. ఇప్పుడు అదే సేఫ్టీగా ఉందండి. దాంతో పాటు ఒక హెల్త్ ఇన్స్‌రెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడేదో కంపెనీ ఆహ్, జాబ్ సెక్యూరిటీ అయన్నీ పక్కన పెట్టేసి మంచిగా అది చేసుకుంటూ సొంత ఊర్లో ఉంటూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇక చదివాం కాబట్టి ఇక తప్పదు కొన్ని. <chuckles>
నువ్ హ్మ్. మీరు ఇంకొటి మాకు నాకు మచిలీపట్నంలో ఒక మేనేజరు గారు తెలుసండి. కంపెనీలో ఏదో చిన్న మిస్టేక్ జరిగిందండి. అంటే ఎక్స్ ప్రొడక్ట్ ఎక్స్‌పైర్ అయిపోయిందని టెన్షన్ తీసుకున్నాడండి. అదెంతని మహా అయితే 20,000 ఎంతో ఉంటదండి.
ఓకే. అదే. ఆ! ఆ!